సహజంగా ఎలా అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలో అంటే, ఆ వ్యక్తులైన ఇంత అట్లా గ్రూప్‌గా కలిసినప్పుడయినా ఒక్కొక్కళ్ళకి, ఒక్కొక్క విధమైన అంటే ఆలోచనలు, సూచనలు ఉంటాయి అన్నమాట. అలా ప్రతి ఒక్కళ్ళు ఏమి చేస్తారంటే, అరె! మనం ఇది మార్చడానికి, లేకపోతే ఇది చేయడానికి నెక్స్టు మనం ఇట్లా ప్లాన్ వేయడానికి ఇట్లా చాట్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు. అలా మీ జీవితంలో మీ
హ్మ్. అవునవునండి. హుహు. హ్మ్.
ఏమైనా ఉన్నాయా? దాని గురించి ఏమైనా వివరించగలరా?
ఖచ్చితంగా అండి. <smacks lips> ఇప్పుడున్న యొక్క సమాజంలో ఎలా ఉందంటే, ఫోన్ వాడుకోవడం అనేది చాలా ఉంది కాబట్టి, మనం ఏ పని చేయాలన్నా <smacks lips> 10 మంది కలిసి మాట్లాడుకోవాలన్నా కూడా, ఈ గ్రూప్సు వాట్సాప్ వచ్చిన తర్వాత నుంచి ఈ చాట్ గ్రూప్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయండి. ఒక 10 మంది స్నేహితులున్నారంటే, అసలు ఆ 10 మంది కలిసి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి, వాట్సాప్‌లో ఇంక ప్రతిరోజు వాళ్ళు చేసే దినచర్య గాని, పొద్దున్న లేసినప్పటి నుంచి ఏం తింటున్నారు, ఏం ఎక్కడికి వెళ్తున్నారు, ఏదైనా కొత్త, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, లేదంటే వాళ్ళు చేసే పనులు, ఇలా ప్రతి ఒక్కటి దాంట్లో ఆహ్, షేర్ చేయడం అనేది వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనల గురించి పంచుకోవడము, అవన్నీ ఇప్పుడు చాలా సాధారణం అయిపోయిందండి. మనం చూస్తూనే ఉంటాము మనం, మన ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంటుంది. లేదంటే మన, మన టౌన్‌లో జరిగే వాటి గురించి, మన ఊరి పేరుకి సంబంధించిన ఒకటి ఉంటుంది. మన గుడికి గుళ్లుకు సంబంధించినవి ఉంటుంటాయి చాట్ గ్రూప్‌లు. అలాగే మన స్నేహితులకి సంబంధించినవి చాలా ఉంటుంటాయి. అలాగే చిన్నది ఎలా అంటే, మాకు మా కుటుంబ సభ్యులు మా ఇంటి పేరుట ఉంటారు కదండీ. వాళ్ళందరికీ కలిపి ఒక గ్రూప్ ఉందన్నమాట. దాంట్లో మాకు దూరపు బంధువులు ఆ! హ్మ్.
హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. అవ్ అవును. హ్మ్. అవునవును. అవును. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హుహు. ఓకే. ఓకే. అంటే మీకు ఇప్పుడు ఎట్లా అంటే, ఒక కుటుంబం పరంగా ఒక గ్రూప్‌ని క్రియేట్ చేశారన్నమాట.
అవునవును. అంటే మా ఇంటి పేరు మీద ఒచ్చే వాళ్ళందరూ ఉంటారు దాంట్లో.
హుహు. అంటే ఆ హుహు. అంటే ఆ గ్రూప్‌లో మీరు అంటే నార్మల్‌గా ఫ్యామిలీస్ అయినా, దేని గురించైనా దాంట్లో డిస్కస్ చేయడానికి, మీకు ఈసీ‌గా ఉంటుంది. ఎ ఆహ్, ఎవరికైనా అప్రోచ్ అవ్వడానికి ఈసీ‌గా ఉంటుంది మీకు.
ఆ! అవును. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నేను నేనిక్కడ తిరుపతి దగ్గర ఉంటానండి. మా మామయ్య వాళ్ళు విజయవాడలో ఉంటారు. ఇంకొంతమంది గుంటూరులో. అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియా‌లో అంటే వాళ్ళ ఉద్యోగరీత్యా గాని, వాళ్ళ కుటుంబరీత్యా గాని అక్కడ ఉంటుంటా ఉంటారు. వాళ్ళని ప్రతిరోజు మనం అంటే ప్రతిరోజు కాకపోయినా అయ్ చాలా తక్కువగా కలుస్తూ ఉంటాము. ఎక్కడైనా ఫంక్షన్‌లు జరుగుతేనే, ఏదైనా పెళ్ళిళ్ళు జరుగుతేనే, గాని కలవగలుగుతాము. మిగతా సమయంలో అంతా కూడా చాలా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అని మన ఉద్యోగరీత్యా గాని, పని రీత్యా గాని తెలుసుకోవడం కుదరదు. అదే ఈ చాట్ గ్రూప్‌ని మనం క్రియేట్ చేసి వాడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ప్రతిరోజు ఇంకా ఎలా ఉన్నారు? శుభోదయం మెసేజ్‌లు గాని ఆహ్, ఇంకేదైనా కొత్త కొత్తవి ఏవన్నా జరుగుతున్ర పెళ్ళిళ్ళు ఏవన్నా ఉన్నా దాంట్లోనే. పెట్టి ప్రతి ఒక్కళ్ళు రావాలి. మా పెళ్ళికి ప్రతి ఒక్కరిని పేరు పేరుగా పిలుస్తున్నాం. అని చెప్పి చెప్పడం వల్ల ఏమవుతుందంటే అందరూ మనవాళ్లే కాబట్టి ఇంటికి వెళ్లి కొంతమందికి చెప్పలేం గదండీ! పెళ్లిలు ప్రతి పెళ్లిళ్లకి. చాలా దూరంలో ఉంటా ఉంటారు.
అవును. అవును. అవునండి. అవును. అవునవును. అవునవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అందరికి అవునవును.
ఇప్పుడు ఇప్పుడెలా అయిపోయిందంటే పెళ్ళిళ్ళకి గూడా ఆన్‌లైన్ ఇన్‌వైట్ పంపిచ్చేసి వచ్చేయండి ఖచ్చితంగా, ఫోన్‌లు గూడా జేయట్లేదండి. ఈ వాట్సాప్‌లో పెట్టేస్తున్నారు. ఆ వెడ్డింగ్ కార్డ్ అనేది. వచ్చేయండి అని చెప్పేస్తున్నారు. కానీ మా కుటుంబంలో ఏంటి ఖచ్చితంగా పిలుస్తారు. కానీ కొంతమంది డైరెక్ట్‌గా వెళ్లి పిలవ పిలవలేని వాళ్ళందరికీ దాంట్లోనే పెట్టడము. మేవేంటంటే మా కుటుంబ సభ్యులు దాంట్లో ఉండే వాళ్ళందరము ఆహ్, ప్రతి సంవత్సరం ఒక చోటుకి వెళ్ళాలి, ఒక ట్రిప్‌కి అని జెప్పి ఖచ్చితంగా ప్లాన్ జేస్తామనమాట.
హ్మ్. హుహు. హ్మ్. అలానే ఇప్పుడు నార్మల్‌గా మనము ఎట్లయినా గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం గదా! దానికొక అంటే ఒక ప్రత్యేకతని మనకి ఆహ్, నిలిపేస్తుందనమాట అది.
అవునవును. ఆ! ఇంక మేము అలాగేంటంటే ఆహ్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి అన్నట్టుగా, ప్రతి సంవత్సరం ఒక టూర్‌ని గూడా ప్లాన్ జేస్తామనమాట. అప్పుడు ప్రతి ఒక్కలికి ఫోన్ జేసి చెప్పకుండా, ఇలాగా విశాఖపట్నం 'ఆర్‌కే బీచు' మిగతా అక్కడ ఉండేవన్నిటిని చూసుకోవాలి అని అనుకుంటున్నాం ఈ సంవత్సరం. ఎ ఎవరైతే వస్తాము వాళ్ళకి వీలుంది వస్తామనే అందరూ ఆహ్, వాళ్ళ పేర్లు పెట్టండి అని జెప్పినప్పుడు, అలాగా బ్ ఎవరైతే వస్తారని అందరూ ఆ గ్రూప్‌లో పెడతారనమాట. మేవందరం ఇంక వచ్చే వాళ్ళను బట్టి ఎంతమంది వస్తారో, వాళ్ళని బట్టి ఒక బస్ బుక్ జేసుకొని, వచ్చే వాళ్ళందరిని ఒక దగ్గరికి రమ్మని జెప్పి, అందరం కూడి అక్కడ ట్రిప్స్‌కి వెళ్ళడము ప్రతి సంవత్సరం ఆహ్, అంటే అసలా ఆహ్, ఆ ఒక్క నేచర్ అనేది భలే ఉంటదండి. అందరం కలిసి ఆ ట్రిప్స్‌కి వెళ్ళడము. హ్మ్.
హుహుహు. హ్మ్. హుహు. హుహుహు. ఓకే. హుహు. అవునవును. ఎట్లంటే ఇప్పుడు హ్మ్. ఎట్లంటే ఇప్పుడు ప్రతి ఒక్కలిని మనము కలిసి అరె ఎక్కడికెళ్దామా, ఈ ట్రిప్‌కెళ్దామా, ఆ ట్రిప్‌కెళ్దామా అని ఉండదు. నార్మల్‌గా మనము మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఏమైనా మన కాలేజ్ డేస్‌లో అయిన ఎప్పుడైనా ఒక గ్రూప్‌ని క్రియేట్ జేసుకుంటే ఆటోమేటిక్‌గా ఒక ఎవరో ఒకళ్ళు పెడితే, అరె మనం ఇక్కడికెళ్దామని పెడితే అందరూ అంటే దానికి రియాక్ట్ అయితారనమాట వెళ్దామా లేదా అనేసి.
ఆ! అవును గదండీ! హ్మ్. అవునండి, అవునండి. హ్మ్. అందరు నేనొస్తాను, నేనొస్తాను అని హ్యాండ్స్ రైజ్ జేయడము.
హ్మ్. సో ఆ రియాక్షన్ వల్ల మనకి అసలు అందరి ఆలోచనలు, అంటే వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి.
హ్మ్. అవునండి. ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు మేము అక్కడ పెట్టడం వల్ల ఖచ్చితంగా అందరూ ఎవరైతే అంటే కొన్ని కొన్ని సార్లు అందరికి కొన్ని కొన్ని పనులు ఉంటూ ఉంటయి. రాని వాళ్ళు ఇలాగ ఈ సారి వస్తాము ఇలాగా వేరే దగ్గరికి వెళ్ళాల్సి ఉంది ఆ రోజు పనుంది అని చెప్తారు. వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు ఇచ్చి, "ఇలాగ మేము ఇంతమంది వస్తున్నాము" అని చెప్తారు. కాబట్టి మనకి ఒక అవగాహన వస్తుంది ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రావట్లేదు. అంటే ప్రతి ఒక్కల్ని మనం ఫోన్ చేసి కరెక్ట్‌గా అడగలేం కాబట్టి, అవన్నీ వాళ్ళ మెసేజ్‌లు ఆ చాట్ గ్రూప్‌లో చూసుకొని మనకి ఈజీ‌గా ఆహ్, సహాయపడుతుంది అది బాగా.
హ్మ్. హుహు. హుహు. ఓకె. హ్మ్. అవునవును. హ్మ్. అవును. అవునవును అవును.
అలాగే కాకుండా మే నేను కాలేజ్‌లో ఉన్న టైం‌లో, బీటెక్‌లో, ఈ చాట్ గ్రూప్‌లనేవి ఎలా సహాయపడేవి అంటే మాకు మా క్లాస్‌లో ఉండేవాళ్ళందరికి అటెండెన్స్ వేయడానికి ఒక గ్రూప్ ఉండేదన్నమాట. మాకు ఎలా అంటే, కొన్ని కొన్ని సార్లు టీచర్స్ రారన్నమాట క్లాసులకి. అంటే అప్పుడు ఏంటంటే అటెండెన్స్ తీసుకోవాలి. అటెండెన్స్ అప్పుడు ఎలా అంటే ఇంకా ఆ గ్రూప్ ఉంటుంది కాబట్టి, ఆ గ్రూప్‌లో ఎవరైతే వచ్చారో వాళ్ళందరివి తీసుకొని దాంట్లో పెట్టడము. లేదు ఏదన్నా క్లాసెస్ చెప్పినప్పుడు ఏదన్నా రిఫరెన్సెస్ కోసం లింక్‌లు ఇస్తూ ఉంటారు యూట్యూబ్ లింక్‌లు అవన్నీ కూడా ఆ గ్రూపుల్లో పెట్టడము. కొత్త కొత్త ఏమన్నా సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్స్‌ని ఎలా చదవాలి? లేదంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ అవన్నీ ఆ గ్రూప్‌లో షేర్ చేయడము.
హ్మ్. హ్మ్. ఓకె, ఓకె. ఆ! హుహు. అవును. అవును. హుహు. అవునవును. హ్మ్. అవును. హుహు. ఇప్పుడూ
మా క్లాస్ వాళ్ళే ఉంటారు కాబట్టి. ఆ!
హ్మ్. అలానే ఇప్పుడెట్లంటే ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు బీటెక్ గ్రూప్స్‌లో అంటే క్రియేట్ జేస్తా ఉంటారు కదా! సో అలా అప్పుడు ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నప్పుడు గూడా ఒక్కొక్కసారి మనమేం చేస్తామంటే, ఒక్కొక్క రోజు కాలేజ్‌కి ఎళ్ళకపోయే లె ఎళ్ళినప్పుడు, ఎళ్ళనప్పుడు ఏం జేస్తాము? అరె! వీటిలో మనకి అటెండెన్స్ ఏపియండ్రా! అని ప్రతి ఒక్కళ్ళు ఒకేసారి డైరెక్ట్‌గా గ్రూప్ పెట్టె గ్రూప్‌లో పెట్టేస్తామన్నమాట. అలా మీరు ఎప్పుడైనా గ్రూప్‌లో పెట్టారా? అంటే మీ అటెండెన్స్ వాళ్ళూ ఏయిపించారా లేదా?
అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవునండి. ఆ! ఖచ్చితంగా ఎ అంటే కొన్ని కొన్ని సార్లు అంటే అది కా కాలేజీకి రాకపోయినా గూడా మనం మన స్నేహితుల ద్వారా కూడా ఇవేపిచ్చుకునే సందర్భాలు చాలావున్నాయీ. కానీ మనమేంటంటే అక్కడ కొద్దిగా స్ట్రిక్ట్‌గానే ఉంటారన్నమాట. తెలిసిపోద్ది మనం అలా చేసినా కూడా. ఆహ్, టీచర్ రాకపోయినా వేరే వాళ్ళని గూడా వేరే వాళ్ళొచ్చి గూడా తీసుకుంటారూ. వాళ్ళకి పంపియడానికీ చాట్ గ్రూప్‌ల్లోనే పంపిస్తారన్నమాట. అప్పుడు 1, 2 సార్లు ఏమవుతుందంటే వే వీళ్ళకి వేయబోయేది వేరే వాళ్ళకి ఆహ్, ప్రెజెంటేసి వీళ్ళకి అబ్సెంట్ యేస్తూ ఉంటారు గదండీ! అప్ అప్పుడు మనమేంటంటే ఆ గ్రూప్‌లో పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. ఎవరెవరు ప్రెజెంట్ అయ్యారు. ఈరోజు నేను ప్రెజెంట్ అయ్యాలి అని చూసుకునే దానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ నాకు ఆబ్సెంటేశారనుకోండి నేను తిరిగి ఆహ్, ఆహ్, మ్యామ్ నేను ఇలా వచ్చానూ! ఆహ్, ఇలాగ మీరు నేనున్నాను గదా క్లాస్‌లో! అని చెప్పి వాళ్ళడిగినప్పుడు వాళ్ళు మార్చి మనకు ప్రెజెంట్ యేసేలాగా ఉపయోగపడుతుందది.
హ్మ్. అవునండి. అవును. హుహు. ఓకె. ఓకె. ఓకె. వే హుహు. హ్మ్. ఓకె. ఓకె. హ్మ్. అంటే హ్మ్. హుహు. ఓకె. హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఆహ్, అంటే మీకు ఎప్పుడైనా ఇట్లా మీరు చెప్పినట్టే, ఇట్లా వేరే వాళ్ళకి వెయ్ అంటే వేరే వాళ్ళకి వేయబోయి మీకు, లేకపోతే మీకు వేయబోయి వేరే వాళ్ళకి యేసిన సమయం ఎప్పుడైనా ఉందా? అంటే మీరు దాన్ని వాళ్ళకి ఎట్లా ఆహ్, కన్వే చేశారు?
హ్మ్. ఆ! చాలా సందర్భాల్లో జరిగాయండి. ఆహ్, మొదట్లో ఏంటంటే మేమలాగా వెళ్లి అడిగినప్పుడు సరే, అని చెప్పి వేసేవాళ్ళు. దాని తర్వాత కొంతమంది ఏం చేశారంటే క్లాస్‌కి రాకపోయినా కూడా, "మ్యామ్! నేనొచ్చాను. నేను ఫస్ట్ బెంచ్‌లో కూర్చొని క్లాస్ విన్నాను. అది ఇది" అని చెప్పి అబద్ధంగా చెప్పేవాళ్ళన్నమాట. టీచర్ల దగ్గరికెళ్లి. <smacks lips> అప్పుడేమైందంటే ఇప్పుడు నమ్మకం అనేది చాలా ముఖ్యం అండి. ఆ నమ్మకం అనేది ఒక్కసారి పోగొట్టుకున్నాం అంటే, అది ఎలాగంటే వాళ్లింకా నమ్మరన్నమాట వాళ్ళ జీవితంలోనే. అలా మా టీచర్‌లు ఎలా అయిపోయారు అంటే, "ఇంక మేము వేస్తాము. నేను కరెక్ట్‌గా ఎస్తా. మీరు ఒకవేళ తప్పైతే నా అంటే తప్పవ్వదు. ఒకవేళ తప్పు అయిందంటే అప్పుడు నేను నా ఒకవేళ నేను నమ్మితే వేస్తా. లేదు అంటే నేనసలు ఎయను, మార్చను" అని చెప్పి గట్టిగా చెప్పేసేవాళ్ళన్నమాట. ఎందుకంటే అందరూ తయారైపోయారలాగా. క్లాస్‌కి రాకపోయినా వెళ్లి, "మ్యామ్! నేనొచ్చాను. మీరు నాకు అబ్సెంట్ ఎశారు. నాకు మార్చండి అటెండెన్సు" అని చెప్పి అడిగితే వాళ్ళకి ఇబ్బందే కదండీ. క్లాస్‌కి రాడు. చదవడు.
హుహు. హ్మ్. హుహు. హ్మ్. హుహుహు. ఓకే. ఓకే. అవునవును. తప్పకుండా అది. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. ఓకే. ఆ! అవునవును. హ్మ్. హ్మ్. అవునవును. ఇప్పుడు అలానే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీరన్నట్టే క్లాస్‌కి రాలే ఆహ్, వచ్చాను అని వేయలేదు అనడం వల్ల వాళ్ళు ఒక్కొక్కసారి ఎట్లా అంటే గుర్తుపడతారన్నమాట. "నువ్వు ఆ టైమ్‌లో అక్కడున్నావు" అనేసి గుర్తుపట్టి నెక్స్ట్ నమ్మకం కోల్పోతారు వాళ్ళ మీదైనా. అలా ఇప్పుడు మీ అంటే మీ క్లాస్ మొత్తంలో కూడా అట్లా క్లాస్ మొత్తం మీద ఒక్కొక్కసారి నమ్మకం కోల్పోవచ్చు. అందుకే వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చి అటెండెన్స్ తీసుకోవడము ఆహ్, ఎవరి లే వాళ్ళు రాకపోయినా ఎవరినైనా పంపియడం అలా చేస్తున్నారు.
హ్మ్. హ్మ్. అవునవును. అవునవును. అంతే కదండీ! హ్మ్. అవునండి. పంపించడము చేస్తూ ఉంటున్నారు. అవును. అవును. అలా చేస్తూనే ఉంటారండి. ఎందుకంటే, <smacks lips> అప్పుడేమవుతుందంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు గాబట్టి ఇలాగ చెప్పడానికి ఉండదు. కరెక్ట్‌గా తీసుకుంటారు. లేదంటే మళ్ళీ ఒకసారి ఇలాగ ఆబ్సెంటీస్ పేర్లు చదవడం గాని, రాని వాళ్ళ పేర్లు చదవడం వల్ల ఆహ్, ఎవరైనా తప్పుగా ఆ ఆబ్సెంట్ ప్లేరులో ఉంటే మార్చుకోడానికి క్లాస్‌లోనే ఉపయోగపడుతుంది గాబట్టి మళ్ళీ మనం వెళ్లి అడగడానికి ఉండదు.
హుహు. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. అవునవునవును.
అలాగే కాకుండా ఈ చాట్ గ్రూప్స్‌ని మేము ఎలా వాడేవాళ్ళం అంటే, ఇవి ప్రాజెక్ట్‌లు మన్ మాకేంటంటే డిజైన్ ప్రాజెక్ట్ అని జెప్పి ప్రతి సెమ్‌లో ఒకా సబ్జెక్ట్‌లాగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కళ్ళు నలుగురు నలుగురుగా విడిపోయి టీముల్లాగా, వాళ్ళు రకరకాల ప్రాజెక్ట్‌లు చేసి సబ్‌మిట్ చేయాలన్నమాట ప్రోటోటైప్‌లతో సహా. అప్పుడు ఏమయ్యేదంటే మా నలుగురికి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకునేవాళ్ళము. అప్పుడేంటంటే ఇంకా ఏం చెయ్యాలి? అసలు ఎలా చేస్తే బావుంటుంది? ఏ కాంపోనెంట్ మీద చెయ్యాలి. ఇది ఎవరైనా చేస్తున్నారా? అన్ని కనుక్కోడానికి అంటే నలుగురము ఒక్కొక్క చోట ఉంటాము. ప్రతి నిమిషము కలిసి ఉండలేం గాబట్టి ఈ గ్రూప్ అనేది ఏంటంటే ఇలాగ నేను ఇలాగ అనుకుంటున్నాను. నా ఐడియా ఇది నేను ఈ ప్రోటోటైప్‌లో చేయాలనుకుంటున్నాను. అంటే వాళ్ళకి వేరే ఏదేదన్నా వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళు పెట్టడము.
హ్మ్. అవునవును. హ్మ్. హుహు. హ్మ్. ఓకే. ఓకే. హుహు. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. హుహు. హ్మ్. అవునవును. అట్లనే ఇప్పుడూ నార్మల్‌గా మీరు చె చెప్పినట్టు ప్రాజెక్ట్ గ్రూప్ అన్నారు కదా! సో, ఆ ప్రాజెక్ట్ గ్రూప్‌లలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అందరూ మీరు అన్నట్టు ఒక దగ్గర కలిసి ఉండరు. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అంటే ఆహ్, తీసుకుంటారు అనమాట. మీరు ఏం జేయాలి? మీరేం చేయాలి అన్నట్టు? అట్లా మీరు దాంట్లో ఇవ్ అంటే ఈ ఏం చేయాలి అని తీసుకొని అంటే మీరు ప్రతిదీ దాంట్లో షేర్ జేసేవాళ్ళ అట్లా?
ఏవన్నా వస్తువులు తెచ్చుకోవాలన్నా గూడా హుహు. హుహు. అవునండి. అవునండి. హ్మ్. హ్మ్. ఆ! అవునండి ఖచ్చితంగా. ఇప్పుడు మేము, మేము ఒక స ఒకసారి ఏం జేసామంటే, ఆర్డినో వైరింగ్ సిస్టమ్ అని జెప్పి. ఒక ప్రాజెక్ట్ చేశామనమాట. అది దాంతోనే మనం ఆర్డినో సెట్ జేసి చేసేది. దాంట్లో ఏంటంటే, ప్రతి ఒకటి మనం కొనుక్కోవాలి. ఆర్డినో నుంచి మదర్ బోర్డు, సర్క్యూట్సు, స్విచ్‌లు అన్నీ కొనుక్కోవాలనమాట. ఇప్పుడూ, నేనొక్కడినే కాదు కదా. నలుగురం ఉన్నప్పుడు ఏంటంటే, ఏ పని జేసినా కూడా ప్రతి ఒక్కళ్ళకి చెప్పడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే, వాటి మీదే మన యొక్క మార్క్‌లు గాని, మన యొక్క ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన ఫలితం అనేది ఆహ్, ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రత్ నేను ఇప్పుడు ఏ చిన్న తప్పు చేసినా కూడా వాళ్ళ ముగ్గురు మీద గూడా అది చూపిస్తుంది గాబట్టి...
హుహు. ఓకే. ఓకే. హుహు. అవును. హుహు. అవును. అవునవును. తప్పకుండా.
ఆ! ప్రతి ఒక్కటి ఆ గ్రూప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ప్రతి ఒక్కళ్ళకి ఇలా ఫోన్ జేశి. నేను ఇది తీసుకుంటున్నాను. ఈ వైర్‌లు తీసుకుంటున్నాను అని చెప్పకుండా. నేను తీసుకున్నవన్నీ ఒక లిస్ట్ పై ప్రి ప్రిపేర్ జేసి. దాంట్లో పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే, ఓహో! వీడు ఇంత తి ఇవి తీసుకున్నాడు. వీటికి ఇంత ఖర్చు అయ్యింది. కాబట్టి మనము మన యొక్క వాటా ఇంత వేసేయాలి. లేదంటే ఇంకేమన్నా మన దగ్గరలో ఏమైనా తీసుకునేవుంటే, మనం తీసుకొని వెళ్ళాలి. వాడు ఏదన్నా తీసుకోలేకపోయుంటే. అనే అవగాహన ఒకటి వాళ్ళకి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి చెప్పే అవసరం ఉండదు. టైమ్ అనేది గూడా సేవ్ అవుతుంది గదండి.
హ్మ్. హ్మ్. హుహు. ఓకే. హుహు. హుహు. హూహుహు. అవునవును. అవునవును. తప్పకుండా అది టైమ్ సేవ్ అవుతుంది. అలానే ఇప్పుడు అంటే ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడే అవశరం గూడా ఉండదు. ఇప్పుడు, ఇప్పుడు మనము ఆ గ్రూప్‌లో ఉండడం వల్ల. మనము అక్కల ఒక్కలకే కన్వే జేయాలి. సో, మనము ఆ ఒక్కలే అర్థం చేసుకోగలరు. అంటే నాకు కాదు అనేసి ఆ గ్రూప్‌లో వాళ్ళు గూడా అర్థం చేసుకోగలరు. అట్లా.
హుహు. అవునవునండి. అవునవును. హుహు. అవునండి. అవును ఖచ్చిగా అప్పుడేమవుతుందంటే, ఆ! ఇంకా ఈజీ‌గా మనకి అది ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి చాలా ఉపయోగపడింది మాకు. ఏదన్నా కొంతమంది ఎలా ఉంటుందంటే ఆ నలుగురిలో కూడా ప్రతి ఒక్కలా ఆహ్, ఆ! బ బ భావాలనేవి వి అంటే అందరికి వేరే, వేరే ఉంటాయి కదండీ. అందరికి ఒకటే ఇంటెన్షన్స్ అనేవి ఉండవు కదా! కాబట్టి ప్ర అంటే కొన్ని కొన్ని సార్లు ఎలా అంటే ఆ! ప్రాజెక్టే మార్చేయడము. లేదంటే ఆ! చేసిన దాని మీద తప్పులు రావడం వల్ల విభేదాలు రావడం అలా ఉండేవన్నమాట. <smacks lips> అప్పుడు కూడా ఈ గ్రూప్స్‌లో మేమంతా మాట్లాడుకొని ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకోవడం గాని, ఆ! ఇంకేమన్నా చేయాలన్నా కూడా కొత్త కొత్తవి స్నేహితులు ఇలాగే కాకుండా ఒక అందరికి కలిసి మా క్లాస్‌లో ఉండే స్టూడెంట్స్ వరకే పిహ్ వరకే ఒక గ్రూప్ ఉండేది అన్నమాట. వాటిలో ఏంటంటే అప్పుడప్పుడు బయటికి వెళ్ళడము. ఎవరైనా బీచ్‌కి వెళ్తున్నప్పుడు మీరు వస్తారా? అని అడగడము. ఏమైనా కొత్త కొత్త ఏదైనా రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. వాటికి వెళ్లి అందరం యెళ్లి కలుద్దాము, అక్కడ వెళ్ళి తిందాము అని చెప్పి చెప్పడము గాని. ఇవన్నీ చాట్ గ్రూప్‌లు రావడం వల్ల చాలా సులభం అయిపోయిందండి. ఒకప్పుడు ఏంటంటే ఓహ్! 10 మంది కూడాలంటే 10 మందికి ఫోన్ చేసి నువ్వు వస్తావా? నువ్వు వస్తావా? ఎందుకు రావు, రావచ్చు కదా! అని చెప్పి ప్రతి ఒక్కలు చెప్పాలి. దీంట్లో అనుకో ఈ రోజు మేము ఇక్కడ బీచ్‌కి వెళ్ళాలనుకుంటున్నాము వచ్చే వాళ్ళందరూ ఈ టైంకి ఇక్కడికి వచ్చేయండి. అని చెప్తే ఆ! మేము వస్తాము మేము వస్తాము అని చెప్పి అందరూ తెలుసుకొని ఆ! యొక్క ప్రదేశానికి వచ్చి...
హ్మ్. చాలా బాగా ఇప్పుడు హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవునా? ఓకే. ఓకే. హుహు. ఓకే. హుహు. హుహు. హుహు. హుహు. హుహు. అవును, అవును, అవును. అవునండి, అవును. హ్మ్. అవునవును. హ్మ్. అవును. ఎవరైతే వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడికొచ్చేస్తారు టైమ్‌కి.
అక్కడికి వచ్చి వైట్ చేస్తూ ఉంటారు కాబట్టి అందరం కలిసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతున్నాం. అలాగా చాలా టైమ్ అనేది మనకు మిగులుతుంది. మన యొక్క ఎలా అంటే మనం చేయాలనుకునేవి చేస్తున్నాము అందరికి తెలుస్తుంది. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే <smacks lips> మర్చిపోతూ ఉంటాము. మనం పిలవాల్సిన వాళ్ళు అంతమందిని పిలవాలంటే ఒకళ్ళు ఇద్దరిని మనము వదిలేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా చేయడం, ఇలాగ ఈ చాట్ గ్రూప్‌లని ఉ ఉపయోగించడం వల్ల అందరికీ తెలుస్తుంది, మనం ఎవరిని వదిలేసాం అనే భావన రాకుండా ఉంటుంది కాబట్టి. నేను అలా చేసేవాడిని అన్నమాట.
అవునవునవును. హ్మ్. హ్మ్. అవును, అవును. హ్మ్. అవునవును. హ్మ్. అవునవును. అవునండి. హ్మ్. ఓకే. అద్భుతం అండి. అంటే మీరు ఆ! గ్రూప్ క్రియేట్ చేసుకొని, అంటే ఎలా యూజ్ చేసేవాళ్ళు. అంటే ఫ్యామిలీ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఫ్యామిలీస్‌ని అంటే ఫ్యామిలీస్‌ని దాంట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. అలానే కాలేజ్ గ్రూప్స్‌లలో అంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్‌లలో అంటే ఎలా వాళ్ళకి మీ మెసేజ్‌ని కన్వే చేసేవాళ్ళు అనేది చాలా బాగా చెప్పారండి. మళ్ళీ కలుసుకొని మాట్లాడదాం అని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. ధన్యవాదాలండి.